ఓకె, ఓకె.
ఏ డిగ్రీలు, ఏ ఐఐటీ‌లు అయెయ్యి అవసరం లేదు అన్నమాట. అంత క్లియర్ కట్‌గా ఉన్నా నేనైతే. ఎందుకంటే వాడు స్ట్రెస్‌గా ఫీల్ అవ్వకూడదు ఎక్కడ గుడాను. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవాలి మొత్తం అంతా.
<giggles> అవును, అవును. అంటే వాళ్ళకి ఏ స్కిల్ అనేది వస్తుంది? అంటే మీరు చెప్పిన ఈ ఈ స్కిల్స్‌లో ఏ స్కిల్ అయితే వాళ్ళకి వస్తుంది అనేది, ఎలా ఐడెంటిఫై చేయడం?
ఈ ట్రేడ్ కోర్స్‌లండి. ఈ ట్రేడ్ కోర్స్‌ లోనే. అంటే, చిన్నప్పటి నుంచి కూడాను అలవాటు చేసేయాలి మనం ఇవ్వన్నీ. హ్మ్. అడగండి.
అంటే, ఏ కోర్స్‌లో జాయిన్ చెయ్యడం? అలా. ఏ కోర్స్‌లో జాయిన్ చేయాలి? ఎట్లా అనేది ఐడెంటిఫై చేయాలి కదా! ఆహ్, మనకు నచ్చిన కోర్సులో కాకుండా వాళ్ళకి, వాళ్ళకి నచ్చిన కోర్సులో వాళ్ళు ఎందులో ఎక్సెల్ అవుతారు? అనే విషయం ఐడెంటిఫై చేయాలి.
అవును. అంతే కదా! హ్మ్. ఐడెంటిఫై చేయాలి. అంటే ఎలాగా ఐడెంటిఫై చేస్తాను అని చెప్పేసనంటే, వానికి ముందలకి తీసుకొచ్చేసి కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ పడేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం మనం.
హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్.
బిల్డింగ్ బ్లాక్స్ పడేసినప్పుడు, వాడు ఏ షేప్‌లో కడుతున్నాడు? కరెక్ట్‌గా కడుతున్నాడా? ఎంత హైట్ లేపుతున్నాడు? లేకపోతే ఫ్లాట్‌గానే ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడా? అనేది అర్థమైపోద్ది మనకి.
హ్మ్. అవును, అవును. హ్మ్.
ఆ! హైట్ లేపి దాన్ని ఒక డిఫరెంట్ షేప్‌లో దాని నుంచి ఒక బ్రిడ్జ్ లాగా కడుతున్నాడా? ఇంకో దానికి తీసుకొస్తున్నాడా? అనే దానికి కూడాను, మొత్తం అన్ని ఉంటాయి అన్నమాట, ఇయన్నీ కూడా లెక్కలో.
హ్మ్. హ్మ్. హుహుహు. ఓకె.
హ్మ్. గమనించారా? ఇయన్నీ కూడాను పిల్లల్లో ఉంటాయి, కొంతమంది తెలివిగా కడతా ఉంటారు పే ఇయన్నీ కూడాను బిల్డింగ్ బ్లాక్స్ కానీ ఇయన్న. ఆ! ఆళ్ళకి అదొక ఇంట్రెస్టింగ్. కొంతమంది ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చి వైర్లు, వైర్లు కలిపేసి నేను ఒక సైంటిస్ట్‌ని అయిపోయాను. ఒక లైట్ ఎలిగింది, ఒక ఫ్యాన్ తిరిగింది, ఇలా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అయన్నీ కూడాను పిల్లల్లో సృజనాత్మకత. వాళ్ళలో ఉన్న టాలెంట్ అదంతా గుడాను బయటికి తీసుకొస్తానికి ప్రయత్నిస్తారు, చిన్నప్పట్నుంచి కుడాను.
అవునవును. <chuckles> అవునండి, అవును. హ్మ్. <giggles> అవును. హ్మ్. హ్మ్.